మనం కొన్ని, కొన్ని ఏదైనా పనులు చేయాలనుకోండి, ఒక్కలమే చేసేదానికిని, జట్టుతో కలిసి చేసేదానికిని చాలా డిఫరెన్సుంటుంది. అయితే ఇప్పుడు కానీ, ఇంతమంది కలిసి ఒక పని చేయాలి, లేదంటే ఒక ఆట ఆడాలి, ఒక పాట పాడాలి అన్నప్పుడు ఏంటి అంటే, అందరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకమనేది ఉండాలి ముఖ్యంగా. ఈ నమ్మకమనేది ఉందనుకోండి, కలిసికట్టుగా పని జేస్తారు దానికొచ్చే ఫలితం కూడా, విజయవంతంగా ఉంటుంది. అలా కాకుండా, ఒకరి మీద ఒకరు చిరు బుర్రలాడుకుంటూ ఉంటే, అది సక్సెసవ్వదు కదా! ఇలా ఒక జట్టు మొత్తంలో, ఒకరి మీద ఒకరికి విశ్వాసం ఉండాలి అంటే, ఏం జేయాలంటారు? మీరైతే ఎలా దాన్ని పెంపొందిస్తూ ఉంటారు, మీకు తెలిసిన ఇదిలో.
అవును. అవునండి. అవునండి. ఆ! అవునండి. అన్ను అంటే అది ఏంటంటే, మేము క్రికెట్ ఆడ్డానికి వెళ్తా ఉంటామండి ప్రతిసారి. మేము టోర్నమెంట్స్ ఇ ఆడుత ఆడుతూ ఉంటా. అలాంటప్పుడు మేమెంటంటే, జట్టుగా ఒకళ్ళు ఒకళ్ళని ఒకళ్ళం అందరం పట్టుకొని, ఒరేయ్! ఇప్పుడు నువ్వు <smacks lips> ఇప్పుడు వాల్ వదిలేసావు అంటే, ఒక క్యాచొచ్చినప్పుడు అది వదిలేస్తారు కదా! వదిలేసిన తర్వాత వాళ్ళకి మోటివ్‌గా చెప్తామనమాట. వాళ్ళలో విశ్వాసాన్ని పెంపొందిస్తామనమాట. ఎలా అంటే, నువ్వు కొంచెం ట్రై చేశావురా కాపోతే అది మిసైయింది. ఇంకోసారి మిస్సవ్వకుండా చూసుకో, నువ్వు ఏంటంటే బాల్ మీద కన్ ఆ! అవునండి. అరవకుండా
ఓకే. ఓహ్! ఓకే. హ్మ్. అది గట్టిగా అరవకుండా అరవకుండా మంచిగా చెప్తారు.
హ్మ్. దగ్గరుండి మరీ చెప్తమండి. ఏంటంటే, బాలొచ్చినప్పుడు నువ్వు కాన్సంట్రేషనయినది, బాల్ మీద మాత్రమే పెట్టు. అలాంటప్పుడు నీకేంటంటే, ఆ క్యాచ్ తీసుకునేటప్పుడూ నీకే ఈజీ అయిపోతంది. అప్పుడు నువ్వూ, ఏదైనా సరే నువ్వు ఆహ్, నువ్వూ ఆ క్యాచ్ తీసుకునే విధానంలో నువ్వేంటంటే, బాల్ పట్టుకునేటప్పుడు, బాల్ దగ్గరికొచ్చినప్పుడు, హ్యాండ్స్ కూడా వాడతవు. బాల్‌తో పాటు కిందకి మూవ్ చేయడం వల్లేంటంటే, నీకూ ఆ యొక్కా ప్రెజరనేది, బాలూ ఒత్తిడనేది నీకు తగలకుండుంటుంది అని చెప్తూ ఉంటామనమాటి. అదే అని కాకుండా, ఇంకా ఏంటంటే చాలా ఉన్నాయి క్రికెట్‌లో. ఇంకా ఏంటంటే, ఇప్పుడూ
నిజమే. అంటే, ఎవరికేమన్నా తప్పు చేస్తే, ఆ తప్పుని డైరెక్ట్‌గా చెప్పేయకుండా, ఇలా చేస్తే ఇంకా బెటర్‌గా నువ్వు ఆడతావని వాళ్ళకి ఆట గురించి చెప్తూ ఆ!
ఆ! హ్మ్. బెటర్‌గా మేము ఆడతావని మోటివ్ విశ్వాసాన్ని పెంచుతామండి ఆళ్ళలో ఇంకా. ఆళ్ళనుకుంటరు" అమ్మా! ఒకే రా య నేను ఈడ తప్పు చేశాను. అయినా సరే, నన్ను కొంచం ఆహ్, ఏమి అయితది జాగ్రత్తగా ఆడాలి ఈసారి నుంచి" అని వాళ్ళలో ఒక <smacks lips> ఒత ఒకా ఫీలింగని ఒచ్చేస్తదనమాట. అలా ఒచ్చేలా మనం చెయ్యాలి. ఎందుకంటే, ఒక ఆట ఆడామంటే, అది ఒక్కళ్ళ వల్ల కూడా మ్యాచ్ పోవచ్చు. ఎందుకంటే, ఆళ్ళొక్కలూ కొన్ని క్యాచ్‌లు డ్రాప్ చెయ్యచ్చు, లేదంటే వికెట్లు తీయకుండా ఉండపోవచ్చు, లేదంటే స్కోర్ కొట్టించేయచ్చు, ఇలా జరుగుతా ఉంటాయనమాట. ఇలా జరిగేటప్పుడేంటంటే, "ఓరేయమ్మ! నా వల్లే పోతుంది. మా జట్టు టీమంతా ఓడిపోతుంది" అనే భావన వాళ్ళలో ఒచ్చేస్తదనమాట. ఆ ఒచ్చినప్పుడు అవునండి.
అదే. ఈసారి జాగ్రత్తగా ఆడతానూ. ఖచ్చితంగా. ఆ! ఎందుకు రాదండి, ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళలో వాళ్ళు మదన పడిపోతూ ఉండి, ఎలా అయిపోతారంటే, "ఇంకోసారి నేనాడను, నా వల్లే మీకిలా అయింది గాబట్టి, ఇంకోసారి నేను రాను" అని చెప్పి ఇంట్లోనే ఉండిపోడానికి కూడా ఎక్కువుగా అవకాశాలున్నాయి. అందుకని మీరు చేసిన పద్ధతి నాకైతే చాలా నచ్చిందండి. గెట్టిగా అరవకుండా, నీ వల్లే పోయిందని చెప్పకుండా, వాళ్ళళ్ళో ఒక మోటివేషన్‌ ఇచ్చి ఇంకా మంచిగా ఆడేలా చేస్తన్నారు చూడండి, అది గ్రేటసల.
అవునవునండి. ఆ! ఉందని. ఆ! అవునండి. ఆ! అవునండి. అంటే ఇంకా ఏంటంటే మళ్ళీ ఆ క్రికెట్‌లోనే కాదండి మేము మామూలుగా గేమ్స్ ఆడుకుంటూ ఉంటావనమాట వాలీబాలు. ఆ వాలీబాల్‌లో ఏంటంటే
ఇప్పుడు కొన్ని, కొన్ని టీమ్స్ ఉంటాయి చూడండి. ఆహ్, వాలీబాలంటే ఇప్పుడు 2, 2 టీమ్స్ ఉంటాయి కదా! ఇందులో?
ఆ! అవునండి. 2 టీమ్సుంటాయి.
హ్మ్.
ఒగా ఆ! చెప్పండి.
అయితే ఆ! చెప్పండి. ఈ 2 టీమ్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే నువ్వు నేను అని చెప్పి ఇద్దరికి ఎక్కువగా పోటాపోటి ఉండిద్ధి గదా! అలాంటప్పుడు గొడవలు అయినాయి అనుకోండి తిరిగి మళ్ళీ ఎలా కలిసిపోవాలి?
ఆ! అవును. ఆ! ఆ తర్వాత గొడవలు అవ్వటం అంటే అది దాన్ని బట్టి వాళ్ళు <smacks lips> మాట్లాడే విధానం బట్టి ఉంటదండి. అంటే ఎందుకంటే ఎక్కడైనా సరే ఒక గొడవ రైజ్ అయిందంటే వాళ్ళేదన్నా మాట ఏదన్నా జారేశారనుకోండి, ఆ టైంలో వాళ్ళకి ఎక్కడినుంచో తెలియని విపరీతమైన కోపం వచ్చేస్తదనమాట. ఆ కోపంలో ఏంటంటే అది చిన్నద చిన్నగా కూర్చొని మాట్లాడుకునే మాట్లాడుకుంటే అయిపోయే గొడవని వాళ్ళేంటంటే ఎక్కడిదాకో పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిపోయేదాకా తీసుకొని వస్తారనమాట. కొన్ని విషయాల్లో ఆహ్, అలా, అలా కాకుండా వాళ్ళకి మనం చెప్పగలగాలి ఒరేయ్ మీరు తప్పు చేశార్రా మీరు ఇలా చేయడం వల్లే మేము ఓడిపోయాము. ఎందుకంటే
ఖచ్చితంగా. అవును. హ్మ్. ఏదైనా కానీ స్నేహపూర్వకంగా చెప్పుకుంటే జరుగుతుందా అండి, నువ్వు నేను అని చెప్పి నువ్వు ఇందాక అరిచావుగా గేమ్‌లో. లేకపోతే నువ్వు నన్ను బాల్ తీసుకొని కొట్టావు కాబట్టి ఇవాళ నేను నీతో మాట్లాడను, ఇలా రకంగా అయిపోతే ఏంటి అంటే ఇంకా వాళ్ళ మధ్య స్నేహం అనే బంధం ఎలా బలపడుతుంది? అది ఖచ్చితంగా ఇదైయిపోతుంది గదా!
ఆ! అవునండి. ఆ! అవునండి. మాకు ఒక, ఒక విషయంలో మాకలాగే జరిగిందండి మేము క్రికెట్ ఆడడానికి వెళ్తే ఏమైందంటే మనం బౌండరీ లైన్సు గీసుకుంటాం కదండీ. ఆ గీసుకున్నప్పుడు ఒకతను బౌండరీ లైన్ దగ్గరున్నారనమాట. అయితే మేము కొట్టిన 6 ఏమో 6 దగ్గరికెళ్ళింది. అది 6 ఎళ్ళిందో, లేదో చూడలేదు అవతల ఎంపైర్‌కి కూడా కనిపించదు ఎందుకంటే చాలా దూరంలో ఉంటారు కదా! అప్పుడు గొడవ అయిపోయిందనమాట. అది 6 ఎళ్ళినా కూడా వాళ్ళు ఏం చెప్పారంటే, ఒరేయ్ కాదురా ఫోరే ఎళ్ళింది నేను ఇక్కడే ఉన్నాను బౌండరీ దగ్గర అయినా సరే అది మా దగ్గర నుంచే ఎళ్ళిపోయింది అని చెప్పేసి ఇంకా బొంకేస్తారనమాట ఇంక అలాగా. బొంకేస్తుంటే నేను
హ్మ్. <chuckles> హ్మ్. అవును. అవును. అలా కొంతమంది ఉంటారు.
ఆ! అవునండి. తర్వాత నాకు బొంకిస్తా ఆ తర్వాత నేను చెప్పాననమాట, ఒరా అది ఖచ్చితంగా 6 ఎళ్ళింది రా ఎందుకంటే, నేను చూసాను నువ్వు బౌండరీ లైన్ దగ్గర ఉన్నావు, అది నీ పైనుంచి వెళ్ళిందంటే అర్థం ఏంటి? అది సిక్సెళ్ళినట్టే గదా అని నేను అనేవాడినిననమాట. దానికి వాడేం చెప్పేవాడంటే, బౌండరీ లైన్ క్రాస్ చేసెళ్ళిపోయి ఒచ్చేసిన తర్వాత క మేము అందరం అలా <smacks lips> ఆడి దగ్గరికెళ్తాం గదా! ఎక్కడ పడింది అని బాల్ అని అడగటానికి. ఈ గ్యాప్‌లో ఆడేం చేసేవాడంటే, బౌండరీ లైన్ నుంచి ముందుకొచ్చేసేవాడన్నమాట, ముందుకొచ్చేసేవాడు. ఆ తర్వాత ముందు
హ్మ్. ఆ! ఆ! ఆ! దాటిచ్చేసేసేవాడ? <laughs> అంటే ఎలాగంటే అండి, ఈళ్ళకి ఇప్పుడు మీకు ఆట తెలుసు. వాళ్ళకి ఆట తెలుసు కాబట్టి ఇంక ఇంక ఇవన్నీ కామన్‌గా జరిగిపోతూంటాయి అన్నమాట. ఇది ఇంక టోర్నమెంట్ అలాంటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్ అయిద్దేమో గానీ, సరదాగా ఆడుకున్నప్పుడు బానే ఉండిద్ది. కాబట్టి మనం ఎక్కువగా బాధపడాల్సిన అవషరం లేదు. కానీ ఇప్పుడు ఈ ఆటల విషయానికి పక్కన పెడితే అండి, ఇప్పుడు స్కూల్స్‌లో కానీ, కాలేజెస్‌లో కానీ కొన్ని మనకి ప్రాజెక్ట్ వర్కులని జెప్పి చేస్తూ ఉంటారు. వాటికి కూడా ఏంటంటే ఇలాగ నలుగురు నలుగురిని ఐదుగురిని ఒక జట్టుగా చేసేస్తారు. వీళ్ళలో ఏంటి, ఒకరు రిసర్చ్ వర్క్ చేయాలి. లేకపోతే ఒకళ్ళు ఏదైనా పని చేయాలి అని రకరకాలుగా పనులు పంచుకుంటారు కదా! మరి ఒక్కళ్ళు ఒక్క పని చేయకపోయినా గానీ ప్రాజెక్ట్ మొత్తం ఆగిపోతుంది. అలాంటప్పుడు ఒకళ్ళకి ఒకళ్ళు ఎలా మోటివేషన్ ఇచ్చుకోవాలి? ఆ పని అనేదాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలంటారు?
ఆ! అవును. <chuckles> ఆ! అవును. అవునండి. అవునవును. అవునండి. మీరు చాలా చక్కగా అడిగారండి ఈ ప్రశ్న. ఎందుకంటే, నేను కాలేజీ చదివేటప్పుడు మేము చాలా సార్లు గ్రూప్‌గా కలిసి మేము ప్రాజెక్టులు చేయడం జరిగిందనమాట. ఎలా అంటే, ఇప్పుడు మాది సివిల్ అండి, బీటెక్‌లో. ఆ సివిల్‌కి సంబంధించిందంటే రోడ్లువేయటం కానీ, లేదంటే బ్రిడ్జెస్ కట్టడం గానీ, లేదంటే కల్వర్ట్స్ కట్టడం కానీ ఇలాంటివి ప్రాజెక్ట్స్ మేము కొన్ని కొన్ని తీసుకునేవాళ్ళం అనమాట. అలాంటి ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు
ఓకే. హ్మ్. అంటే సివిల్ ఇంగే సివిల్ ఇంజినీరింగ్ అంటే కొద్దిగా కన్‌స్ట్రషన్ సైడ్ ఉండిద్ది కాబట్టి మీరు తీసుకున్నారు.ఓకే.
ఆ! అవునండి. అలా తీసుకో ఎంచుకోవడం జరిగిందనమాట. ఆ తర్వాత ఏంటంటే, అందరం కలిసి గ్రూప్‌గా ఒక మాట అనుకునే వాళ్ళం. "ఒరేయ్, నీకు ఎక్కువగా ఏ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది? అంటే నీకు ఒక అవగాహన దేని మీద ఉంటుంది?" ఏంటంటే, ఇప్పుడు ప్రాజెక్ట్ అనగానే ఏంటంటే, ఇప్పుడు అందరికి అది తెలిసుండాలి. అది బాగా వాళ్ళకి <smacks lips> అది, దాని గురించి వివరణ చెప్పేలాగా ఆ వివరణ చెప్పేలాగా ఆ! ఉండాలనమాట. ఎందుకంటే మళ్ళీ అవును.
అవగాహన ఉండాలి. ఆ! ఖచ్చితంగా అవగాహన ఉండాలి. ఎందుకంటే ఆ! చెప్పకపోతే ఇప్పుడు నలుగురు నలుగురు జట్టు కదా! ఒకళ్ళు చెప్పకపోయినా గాని జట్టు మొత్తానికి పిడి పడిపోతుంది గదా అక్కడ.
అవునండి. ఆ! అవునండి. మళ్ళీ అదే కాకుండా ఏంటంటే, మన అందరిని అందరి ముందు నిల్చోబెట్టి అడుగుతూంటారనమాట కొషన్స్, మేడమ్. అలాంటప్పుడు మనం చెప్పగలగాలి. <chuckles> అలాంటప్పుడు చెప్పలేదనుకోండి, ఆన్ని ఇంకా మన అందరి ముందు మన పరువు పోద్దనిపిస్తది అసలు. ఉన్న విశ్వాస విశ్వాసం పోద్ది ముందుగా. ఎందుకంటే, ఛ! నాకు ఇది రాకుండానే నేను చేశాను. ఎ ఏదో యూట్యూబ్‌లోనో, ఎక్కడో చూసేసి చేసేశాను. ఇప్పుడేమో దాని గురించి చెప్పలేకపోయాను అని ఆళ్ళు విశ్వాసాన్ని కోల్పోతారనమాట. ఇంకోసారి నేను ఏదైనా ప్రాజెక్ట్‌లు ఒచ్చినప్పుడు నేను చేయకూడదు అనే ఆహ్, ఇలా చేసినా సరే నాకు ఇలా
ఆ! సెమినార్ ఇవ్వాలి గదా! <chuckles> మరంతే కదా! హ్మ్. ఖచ్చితంగా అలాగే అనుకుంటారు. మాక్ ముఖ్యంగా ఏమనుకుంటారు చెప్పనా? ప్రాజెక్టే గాదు, ఈ టీమ్‌తో గలిసి అసలు చేయకూడదు. నాకు కొద్దిగా కూడా సహాయం చేయలేదు. అంటే తప్పు వాళ్ళదే అయినా కానీ, ఆ జట్టు మొత్తాన్ని అనేసుకుంటారు. "వీళ్ళతో ఉన్నప్పుడే నాకిట్లా అయింది" అలా గూడా అనుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి టీమ్‌ మొత్తానికి ఇంప్యాక్టే అది.
అవునండి. అవునండి. అవునండి. అవునండి. అలా, అలా ఆళ్ళ వాళ్ళు విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారనమాట. ఆ టైంలో మేమెం చెప్తామంటే, "ఒరేయ్! నువ్వు అలా కాదు కానీ, నీకు బాగా ఏమొచ్చు దాంట్లో ఏమి ఇన్వాల్వ్ అవుతావు అంటే, నీకు ఇప్పుడు రోడ్డు కట్టేటప్పుడు ఏమేమి తీసుకుంటావు బాధ్యతలు? ఒకేళ నువ్వు తీసుకున్న బాధ్యతలను బట్టి నువ్వు ఎలా మాట్లాడగలవు వాళ్ళతోటి," ఆకల <smacks lips> ఇలా కొన్ని క్వెషన్లు మేము మేము ముందుగానే ప్రిపేర్ చేసుకునేవాళ్ళంమాట. ఈ ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే, మాలో మాకు తెలియకుండానే విశ్వాసం పెరిగిపోద్దనమాట. ఓకే, ఇంకా ఏ క్వెషను ఏ ఏ ఇబ్బంది ఒచ్చిన, ఏమి అడిగినా సరే, మనం చెప్పేస్తాం ఇంకా, డ్యామ్ షూర్‌గా ఇంకా ఏ ఇబ్బంది లేకుండా చెప్పేస్తాం అని, ఒక మోటివే అయిపోతున్న
హ్మ్. హ్మ్. ఓకే. ఖచ్చితంగా అండి! ఇప్పుడు ఆ! మనకు కావాల్సింది అదే కదా! మీకు వైవా జరిగేదా? వైవా జరిగింది. సెమినార్‌కి కానీ, ప్రాజెక్ట్‌కి ముందు గానీ, ఇలా వైవా జరుగుతుంది. అప్పుడు కూడా ఇలా మనల్ని క్వెషన్స్ అడుగుతూ ఉంటారు కదా! అలా మీరు ముందుగానే ఒకళ్ళనొకళ్ళు ఆహ్, ఒక ఐ మీన్ ఒకరినొకళ్ళు నువ్వు ఇది నన్ను ఇదడుగు, నేను నిన్ను ఇదడుగుతానని చెప్పి, క్వెషన్స్ మీరు చదువుకున్న దాని మీద, అడుక్ అడిగి ఒకళ్ళనొకళ్ళని ఇలా చేశారా?
ఆ! అవునండి. ఆ! చేశామండి. వైవా టైమ్‌లో ఏంటంటే, మళ్ళీ వాళ్ళు <smacks lips> ఆహ్, బయట నుంచొస్తారండి మాస్టర్స్. ఆ! ఆ టైమ్‌లో ఏంటంటే, టీమ్‌, టీమ్‌గా ఎళ్తుంటారు కదా! ఆళ్ళు టీమ్‌, టీమ్‌గా వెళ్లొచ్చినప్పుడు వాళ్ళు బయటికి రాగానే ఇంకా వాళ్ళ దగ్గర పరిగెత్తుకుంటూ ఎళ్ళిపోయి, రేయ్! రేయ్! ఏం క్వెషన్స్ అడిగార్రా? ఎలాంటివి అడిగారు? స అంటే అతను చూడడానికి ఎలాగున్నారు, గంభీరంగా ఉన్నారా? లేకపోతే ప్రశాంతంగా మాట్లాడుతున్నారా? ఇలాంటివన్నీ అడుగుతామన్నమాట. ఎందుకంటే అయన్నీ మనకు తెలియడం వల్ల <chuckles> అవును.
ఆ! అవునవును. వేరే కాలేజీ నుంచి వస్తారు మనకి. ఆ! హ్మ్. ఏం క్వెషన్స్ అడిగారు. <laughs> అవునవును. నిజంగానే. <laughs> అసలెంత ఇదిగా అంటే అవును. అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఎలాగంటే, అమ్మో! సారొచ్చారే, ఏ సారొచ్చారు, ఏ కాలేజీ నుంచొచ్చారు, ఆయన బాగా టఫ్ క్వెషన్స్ అడుగుతున్నాడె. ఇలా రకరకాలుగా అడుగుతూ ఉంటాము. ఇప్పుడు గూడా అండి, ఈ వైవా అప్పుడు కూడా నన్నడిగితే, నలుగురెళ్తే మాస్టర్ గారి దగ్గరికి, ఒకళ్ళు చెప్పకపోయినా, నలుగురిని అనేవాళ్ళు. "ఏం చదువుకొచ్చారు, మీ టీము ఆహ్, ఏమొచ్చు, మీ అందరికి" అని చెప్పి అనేవాళ్ళు. ఒకళ్లు చెప్పకపోయినా గానీ అవుతూ ఉండిద్ది కదా! ఇకప్పుడు బయటికొచ్చినప్పుడు ఏంటి అంటే, ఆ మొహాలన్ని అనేవి వడబడిపోతాయి. నీ వల్లే మా ముగ్గురికి మార్క్స్ తగ్గుతాయి ఏమో అని. అలాంటప్పుడు కూడా మనవి ఆహ్, జట్టు మొత్తానికి కూడా ఒక మంచి నమ్మకమనేదుండాలి. ఒకళ్ళ మీద ఒకళ్ళకి, ఆళ్ళతో ఒక ధైర్యమనేదుండాలి కదా! ధైర్యాన్ని ఎలా ఇస్తారు మీరైతే?
అవును. అవును. ఆ! అవునండీ. ఒకసార్ ఒకసారి మాక్ అవునండి, అవునండి. అవునండి. అవునండి. అవునండి. ఆ! ఒకసారి <chuckles> ఇలాగే మాకు ఏం జరిగిందంటే, వైవాలో. <smacks lips> అంటే మా మేమెళ్ళలేదనమాట వైవాకి. మా ఇద్దరు ఫ్రెండ్సుంటే మ వాళ్ళని, వాళ్ళ టీమ్‌లో మమ్మల్ని ఏసేశారనమాట. మేమేమో ఏదో వర్కుండి బయటికెళ్ళిపోయాం. ఆ తర్వాత ఆళ్ళిద్దరె చేశారు ఆ వైవా. చేసింది అండ్ అంటే, ఆ ప్రాజెక్టని చేశారు. చేసిన తర్వాత వైవా టైమ్‌లో వైవా టైమొచ్చేటప్పటికి మేమొచ్చేసాం అంట పరిగెత్తుకుంటూ. ఆ తర్వాత మేము వైవా అడగటానికని మా టీము నెంబరొచ్చిందనమాట. ఆ నెంబరొచ్చిన తర్వాత మేము వాళ్ళ దగ్గరికి మాస్టర్ దగ్గరికెళ్ళాం అనమాట. సారు ఇంకా క్వెషన్ అడగగానే మేమిద్దరం అంటే మేమిద్దరం బయటికెళ్ళాం కదండీ, మాకు తెలీదు ఏం చెప్పాలో, అర్థం కాదు. అలాగని చెప్పేసి ఏవైనా క్వెషన్ అడగగానే ఇద్దరు మొఖం మొఖం చూసేసుకొని కూర్చొని నవ్వుకునేవాళ్ళం. ఒరేయ్! ఏమన్నొచ్చయా, ఏమన్నా తెలుసుకున్నావా లేదా, అనేసి అన్న ఎక్స్ప్రెషన్‌తోటి మేము చూసుకునేవాళ్ళమన్నమాట. అయినా సరే, స్టిల్ అయినా సరే, స్టిల్ ఏంటంటే, మేము వెళ్లొచ్చిన తర్వాత, వాళ్ళు మా ఫ్రెండ్సుంటారు కదా, వాళ్ళు చేసిన వాళ్ళ <sniffs> వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ఇన్ఫర్మేషననేది గేథర్ చేసుకున్నామనమాట. నార్మల్‌గా అంటే ఆ! ఆ! అయి తెలుసుకున్నాం. అండు ఇంకోటి ఏంటంటే, ఆ ప్రాజెక్ట్ గురించి వెంటనే తెలియాలంటే, షార్ట్‌కట్‌లో జస్టు, వితిన్ సెకండ్స్‌లో ఎలా చెప్తారంటే, ఉరేయ్! ప్రాజెక్టు దీనికి, ఇందుకు చేస్తున్నాం, ఇలా చేస్తున్నాం అని ఆ 3, ఆ 3 క్వెషన్స్ అడిగేసి, ఆ 3 క్వెషన్స్‌కి ఆన్సర్ తెలిసిన తర్వాత, మేము వెళ్లి కాన్ఫిడెన్స్‌తోటి మేము చెప్పేసేవాళ్ళమనమాట.
ఓకే. హ్మ్. <giggles> అప్పుడే కదా ఎళ్లొచ్చారు. సరిపోయింది. <chuckles> హ్మ్. హ్మ్, హ్మ్. ఓకే. ఏమేమి క్వెషన్స్ అడుగుతున్నారా, ఎట్లా ఆన్స్వర్ చెప్పారనేది మీరు తెలుసుకున్నారు. ఆ! ఆ 2 ముక్కలు మీకు తెలియాలి. ఓహ్! అందుకే స్మార్ట్‌గానే చేశారు. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ అప్పుడు చదువుకునే టైం లేదు కాబట్టి స్మార్ట్ వర్క్ చేశారన్నమాట మీరీ క్షణంలో.
ఆ! అవునండి. ఇంకా ఇలా ఆ! అవునండి. ఇలానే కాకుండా ఇంకా చాలా విషయాల్లో మేము ఇలానే విశ్వాసాన్ని పెంచుకునే వాళ్ళమనమాట. ఇంకా ఏంటంటే ఇందులోనే మనం ఇలా ఇందులోనే ఉండిపోలేం కదండీ అందుకోసమని ఇంకా ముందుకు సాగటానికి అంటే టోర్నమెంట్లు గానీ, ఇలాంటి వాటికి గాని కోచింగు కోచింగ్స్ సమయంలో గానీ. అవునండి. కోచింగ్‌కెళ్ళినప్పుడు కూడా అంతేనండి. ఎందుకంటే వాళ్ళు చెప్పేది మాకు అర్థమయ్యేది కాదనమాట. కోచింగ్ సెంటర్‌లో ఎలాగంటే చాలా స్పీడ్ స్పీడ్‌గా చెప్పుకుంటూ పోతారు, ఇంకా అందరికి అర్థమవుతుందా లేదా అని చూస్తారు. ఒక్కొక్కసారి చూస్తారు, ఒక్కొక్కసారి ఏమో పట్టించుకోరు. అలాంటి టైంలో నాకు ఏం చేయాలో అర్థమయ్యేది కాదనమాట, అలాగే నేను ముందుకి అయినా సరే నాలో నేను విశ్వాసాన్ని పెంచుకునేవాడినమట ఏం కాదు ఈ ఒక్క రోజే కదా నీకు అర్థం కాలేదు కొంచెం ఇంటికెళ్ళిన తర్వాత ఒకసారి చదువుకుందాం, దాని తర్వాత మనకి అవుద్దా లేదా అనేది చూద్దాం.
అయితే ఆళ్ళ తరువాత చేసేసారు. నిజమే. నిజమే అండి. హ్మ్. ఏ విషయంలో అయినా కానండి మీరు చెప్పినట్టు హ్మ్. నిజమే. నిజమేనండి. హ్మ్. నిజమే. ఆ! కూడా ప్రాక్టీస్ చేయడం కొద్దో గొప్పో వసు కుసు మనం కూడా పుస్తకం తీసి చదివితే అర్థమయ్యేది మీరు చెప్పింది చాలా బాగుందండి. అంటే మీకు మీ విశ్వాసాన్ని ఎలా నింపుకున్నారు జట్టుతో ఉన్నప్పుడు ఒకళ్ళకి ఒకళ్ళు ఎలాగా స్నేహపూర్వకంగా చెప్పుకుంటూ, వాళ్ళ మధ్య విశ్వాసాన్ని అనేది పెంచారు అనేది చాలా క్లియర్‌గా చెప్పారు. ధన్యవాదాలండి.
ఆ! అవునండి. ఆ! మీరు కూడా నా నుంచి చాలా విషయాలు రాబెట్టారండి, బయటికి నాకు తెలియకుండానే నేను ఇంతలా ఉన్నానా అనే వంటి విషయాలన్నీ మీరు బయట పెట్టారండి. మీరుకు చాలా కృతజ్ఞుడునై ఉంటాను. చాలా ధన్యవాదాలండి మీకు కూడా.
<chuckles>